సహజంగా ఎవరికైనా అంటే చిన్న ముక్కలు, చెట్లు పెంచడం ఎవరికైనా ఇష్టంగానే భావిస్తారు. అలా మీ లైఫ్‌లో అట్లా చిన్న గార్డెన్ నిర్వహించడం అంటే ఎట్లా సులభంగా మీరు ఎలా చేస్తారు?
హ్మ్. నేను అంటే ముందుగా చిన్నగా మొదలుపెట్టిందేంటంటే, పైన టెర్రస్ గార్డెన్‌లో ఒకసారి ఎక్కడో యూట్యూబ్‌లో మనం వీడియో జూసి టెర్రస్ గార్డ్‌లో మొదలుపెట్టామనమాట.
ఓకె. హ్మ్. ఓకె. ఓకె.
టెర్రెస్ గార్డెన్ అంత వర్కవుట్ గాలేదులేండి. అది వేరే విషయం.
హుహు. ఎందుకు అది అంటే దే దేని ఫాల్ట్ వల్ల వర్కవుట్ కాలేదు అంటన్నారు?
అదీ ఏమైందంటే, ముందుగా ఏదైనా గాని ఫస్ట్ అటెంప్ట్ ఏదైనా గానీ ఖచ్చితంగా సక్సెస్ గాదంట. ఒక్కోసారి అవుతుంది. ఒక్కోసారి కాదు.
యాహ్! డెఫినిట్లీ ఎందుకా అందుకే, అందుకే పెద్దవాళ్ళు జెప్తా ఉంటారు. అంటే ఎక్స్‌పీరియన్స్ దగ్గర నువ్వు కొంచెం తీసుకోవాలి అనేసి.
హ్మ్. అయితే యూట్యూబ్ అలాంటి వీడియోస్ చూసి మొదలుపెట్టేయడం వల్ల మనకి ముందుగా నాలెడ్జ్ ఉండదు కదా! దానివల్ల కొంచెం పోయిందంటే ఉదాహరణకి నెగటివ్స్ ఎలా అయిపోయాయి అంటే అది మనము వాడే సాయిల్ గానివ్వండి, దాంట్లో వాడే కోకో పెట్టు కంపోస్ట్ వాటి వల్ల కొద్దిగా రాలేదనమాట. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, సీడ్స్ మనం ఈ జర్మినేషన్‍కి కావాల్సిన సీడ్స్ తెప్పిస్తాం గదా! ఆ సీడ్స్ అనేవి ప్రాపర్‌గా ఉండాలి ఫస్ట్. అంటే మంచి క్వాలిటీ సీడ్స్ ఉండాలనమాట.
హ్మ్. అవునవును. హ్మ్. ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. అవునవును. హుహు. హ్మ్. అవునవును డెఫినిట్‌గా ఫస్ అవునవును ఇప్పుడు మనము సెలెక్ట్ చేసుకునేది ఏదైనా సీడ్సు. అంటే మనం ఒక ప్లాంటేసున్నామంటే ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకునే క్వాలిటీ ముఖ్యం అండి సీడ్స్‌లో. అంటే మనం సీడ్స్ ఎలాంటి క్వాలిటీ తీసుకుంటామో, మనకు ఔట్‌పు‌ట్ గూడా సేమ్ అలానే ఉంటుంది.
అప్ హ్మ్. ఆ! అదే. అంటే ఆ సీడ్స్ ఒకవేళ క్వాలిటీ లేకపోతే, ముందు జర్మినేసన్ సరిగ్గా రాదు. ఒకవేళ జర్మినేషన్ అయినా గానీ, పెరగనీకి ఛాన్స్ ఎక్కువ ఉండదు. అవి చిన్న, చిన్న మొక్కలుగానే ఉంటాయన్నమాట. అయితే వీటికి ఇంకా ఏంటంటే, మెయిన్, మేజర్ నెగటివ్స్ ఎక్కడ వస్తాయి అంటే ముందుగా ఫస్ట్ మొదలుపెట్టే వాళ్ళున్ ముందు అంటే నేల కూడా చాలా ఇంపార్టెంటు. కింద మనం కింద పెంచినట్టుగా పైన టెర్రస్ మీద రావు.
హ్మ్. అవును. అవునవును. అవును. హ్మ్. అవునండి. డెఫినెట్‌లీ. హ్మ్.
ఆహ్, ఎందుకంటే కింద సహజంగా ఉండే నేల అనేది సాధారణంగా విశాలంగా ఉండడము, అవి పెరగడానికి వాటి వేర్లనేది లోతుకు వెళ్ళిపోతాయి కదా! పైన అయితే టెర్రస్ మీద ఏంటంటే, ఆ చిన్న గ్రూమ్ మన అంటే నేను గ్రో బ్యాక్స్‌లో ట్రై చేశాననమాట. ఆ గ్రో బ్యాక్స్‌లలో ఎక్కువగా గు గ్రోత్ ఉండదు వాటికి. ఇంకోటి ఏంటంటే
అవునవును. అవును. అవును. అవును. హ్మ్. అవునండి. డెఫినిట్‌గా. ఎలా అంటే, దానికి గ్రోత్ ఉండాలి. అది పెద్దగా అవ్వాలి. అది ఆహ్, ఆ కొంచెం హెల్తీగా ఉండాలి అంటే, దానికి రూట్స్ అనేది ఇంపార్టెంటు. అట్లా మనం మీరు చెప్పినట్టు ఇట్లా కింద నేల భాగంలో వేస్తే, దానికి ఒక రూట్సు అంటే, రూట్స్ చేయడానికి చాలా అవు విశాలంగా ఉంటుంది.
హ్మ్. హ్మ్. అవును. అంటే మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే, మనము అంటే నేను అక్కడ మనం ఏదో వీడియోలో చూసి చేసినట్టుగా, ఆ గ్రో బ్యాగ్స్‌లో వచ్చేస్తాయి అని అనుకునే ఉద్దేశ్యంతోటి నేను గ్రో బ్యాగ్స్‌లో చేశాననమాట. అయితే, గ్రో బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా, ఏ మొక్కలకి ఏ సైజ్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు చిన్న అది ఆకుకూరలు అనే‌పాటికి చిన్న, చిన్న ఆహ్, గ్రో బ్యాగ్స్ తీసుకుంటే సెట్ అవ్వదు దానికి. వెడల్పుగా ఉండేటువంటి ఒక టబ్ గానివ్వండి. విశాలంగా ఉండేటువంటి వాటికి ఎందుకంటే, ఆకుకూరలు ఎలా వస్తాయంటే ఆహ్, డిఫరెంట్‌గా ఏయడానికి కొద్దిగా ఎక్కువ ప్లేస్ తీసుకుంటాయి కదా! దానివల్ల అది వేరేగా మనం చిన్న, చిన్న పూల మో పూల మొక్కలు అలాంటి వాటికి చిన్న గ్రో బ్యాగ్స్‌లలో వచ్చేస్తాయి. ఇంకా కొంచెం వేరే ఇప్పుడు మనం కూరగాయలు లాంటి వాళ్ళు వేయాలనుకోండి, ఖచ్చితంగా మనకి ఒక పెద్ద టబ్ లాంటిది ఉండాలి. ప్లస్ దాంట్లో మనం వేసే మట్టి కూడా ఎక్కువ శాతం ఉండాలి. అలాగే, కంపోస్ట్ చాలా ఆహ్, కంపోస్టు, కోకోపీట్ అండ్ మట్టి. ఈ 3 కూడా, కర కర కరెక్ట్‌గా వేయాలనమాట. అవి వేసినాక కూడా, చాలా వరకు ఎక్కువ శాతం ఏంటంటే గ్రోయింగ్ టైంలో అవి మొక్కలు పెరిగే టైంలో మనకి పురుగు ఎక్కువగా వస్తు ఉంటుంది. అంటే, మీరు వైట్ బగ్స్ అంటాం మనము. తెల్ల పురుగులు అవి చెట్లకి ఇలా అతుక్కుని పోయుంటాయన్నమాట. అవి కనపడవు మనం దగ్గరికెళ్లి చూస్తే గాని తెలీదనమాట. తఫ్ఫ్ హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. అవును. హ్మ్. అవునవును. అవునవునవును. హ్మ్. అవును. అది నార్మల్‌గా అది వచ్చినప్పుడు మీరు ఏమైనా పెస్టిసిడ్స్ పేస్ ఆహ్, అవి ఫెర్టిలైజర్స్ ఏమైనా వాడారా?
<smacks lips> లేదు. అలా వాడితే మనము, మనము ఇంట్లో పెంచే వాటికి బయట కొనేవాటికి తేడా ఏముంటుంది? అది ఆర్గానిక్ ఎలా అవుతుంది? కాదు కదా? అందుకనే ఆ!
అవును. డెఫినిట్లీ అవును. అంటే నార్మల్‌గా, నార్మల్‌గా అవి కని కనీసము ఆహ్, కొంచెంలో కొంచెం వాడకపోయినా డెఫినిట్‌గా అది చచ్చిపోతుంది అని అంటుంటారు. అట్లా మి అట్లా మీకేమైనా జరిగిందా?
హ్మ్. లేదు. నా ప్యూర్ ఉద్దేశ్యం ఏముండే అంటే యాక్చువల్‌గా వీటిని ఆర్గానిక్ వీలసలు ఎటువంటి కూడా ఏ మందు కూడా వా వేయకుండా అసలు వస్తాయా? రావా? అనేది ట్రై చేయాలి.
హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే నార్మల్‌గా ఆర్గానిక్ కూడా వేసారు కదా!
హ్మ్.
హ్మ్.
అయితే వా అలా రావాలని చెప్పేసి నేను ట్రై చేశాననమాట. అయితే ఆ ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా, సరే మొక్కలు ఇలా వచ్చాయి గ్రోయింగ్ అనేది పక్క పెడితే, వీటిలో పురుగు వచ్చింది కదా! పురుగు రావడం వల్ల అది మీరన్నట్టు పురుగు మందు కొడితే మాత్రం మళ్ళీ మనం బయట తెచ్చే వాటికి ఇక్కడ వాటికి ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి అంటే కొన్ని న్యాచురల్ మెథడ్స్ యూజ్ చేశామనమాట. ఇట్లాగ కొన్ని
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు అక్కడ పురుగు రాకోకుండా ఉండడానికి నేచురల్‌గా అంటే మీరు సరే ఆర్గానిక్ వాడక్ అంటే నెక్స్ట్ పె ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకుండా చేస్తా అన్నారు కదా! సో, వాటిని రా అంటే ఆహ్, ఇట్లా రావకుండా ఉండడానికి మీరు ఏం పాటించారు?
హ్మ్. అందులో ఏంటంటే, ముఖ్యంగా, కొన్ని ఒక వాటర్‌లో, కొన్ని ఎసేసి మనకి, మనం హెయిర్ షాంపూ ఉంటుంది కదా! షాంపూ, షాంపూ గానివ్వండి, కొంచెం లేదా, ఒక డిటర్జెంట్ పౌడర్ లాంటివి తీసుకొని, ఆహ్, వాటర్‍లో ఒక బాటిల్‌లో ముంచి నింపేచేసి, దాన్ని స్ప్రే చేసినప్పుడు నేను చాలా బాగా చూశాను, ఉన్నాయి అన్నీ చనిపోయి పడిపోవడము, రాలిపోవడం, జరిగిందనమాట. కానీ, మొదటిసారి ఏమైపోయిందంటే, అది మనకు తెలియక, అంటే మనం దాన్ని చూడక, అబ్జర్వ్ చేయక, ఈ వైట్ బగ్స్ ఎలా ఉంటాయో తెలియక, మొదటి ప్రయత్నం అనేది విఫలమైందనే చెప్పాలి. చాలా వరకు కూడా మొక్కలు, మంచిగా అంటే, ముందు కొన్నేమో, ఈ సీడ్స్ క్వాలిటీ క సరిగ్గా లేక, జర్మినేషన్ రాలేదు. ఇంకా కొన్నేమో వచ్చేసి, సగం వరకు కొద్దిగా గ్రోయింగ్ వచ్చేసి ఆగిపోయినాయి. కొన్ని, అంటే ఓహ్, పిన్న కాయలు అలా వచ్చేసి, ఆగిపోవడం జరిగిందనమాట. కొంచెం బాధపడ్డాం గానీ, ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్ గాబట్టి దాన్ని అలా వదిలేశాననమాట. బట్, సెకండ్ అటెంప్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. అంటే, అంటే ముందు హ్మ్.
హ్మ్. ఓకే, ఓకే. హుహు. ఓకే. హుహు. హుహు. ఓకే, ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హుహు. అట్లనే ఇప్పుడు, నార్మల్‍గా, ఎట్లా అంటే ఇప్పుడు మనము, చెట్లు వేస్తాము. సో, ఆ టైంలో మీరు, నీళ్లు అంటే నీళ్లు వేస్తూ మట్టి డ్రై అయిందా, లేకపోతే కొంచెం వెటుందా? దీనికి వాటర్ సరిపోతుందా? లేదా అనేది అట్లా మీరు ఏం చేస్తారు ఆ టైంలో?
హ్మ్. ఉదాహరణకి, అంటే మొక్క, ఏ స్టేజ్‌లో ఉందో, దానికి తగ్గట్టుగా వాటర్ పోయాలి. అవి మొలకలుగా ఉన్నప్పుడు మనం, ఒక పైప్ బట్టి కొట్టామనుకోండి, అవి ఎగిరిపోతాయి మొత్తానికే. మొత్తానికి, ఆ వాట వాటర్ ప్రెషర్‌కి చిన్న మొలకలు గూడా, ఎక్కడికక్కడికి ఊసేసి, వాటర్‌తో సహా కొట్టుకపోతాయి. అందుకే ఇవి ఏంటంటే మనకి, మంచి స్ప్రేయింగ్ జెట్సు ఉ దొరుకుతూ ఉంటాయి మార్కెట్‌లలో మనకి. చిన్న, చిన్న పాటు, దాని కింద స్ప్రే లాగా వస్తూ ఉంటుంది. లేకుంటే, మనకి ఆన్‍లైన్‍లో, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి ఏంటంటే. పైపు హ్మ్, చివరి భాగంలో స్ప్రే వచ్చేటువంటి ఒక, 12 రకాల, డిఫరెంట్ టైప్ స్ప్రే వచ్చేటువంటి గన్స్, వాటర్ గన్స్ యూజ్ జేయాలనమాట. నేను ఆ వాటర్ గన్స్ యూజ్ జేసి, వాటితోని స్ప్రే చేసేవాడిని. అంటే చిన్న, చిన్నగా మొక్కలుగా ఉన్నప్పుడు ఏంటంటే, మనకి స్ప్రేయింగ్ అనేది బాగా పనిచేస్తుంది. అయితే కొన్ని పెద్దగా పెరిగినప్పుడు ఏంటంటే, మళ్ళీ ఒక మోడ్ చేంజ్ చేసి, కొద్దిగా ఎక్కువ శాతం నీళ్లు వచ్చేటట్టుగా పెట్టేవాడిని అనమాట. అప్పుడు అయి వాటికి మొక్కలకు గూడా ఎక్కువ ఇబ్బంది కాకుండా, నీరు వృధా కాకుండా, చాలా చక్కగా పోయేటివి అనమాట నీళ్ళన్నవి.
హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. మీరు చెప్పింది కరెక్ట్. ఎలా అంటే హ్మ్. అవును. అవునవును. మీరు చెప్పింది 100% కరెక్ట్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే, ఓకే. హుహు. ఓకె. ఆ! ఓకే, ఓకే. హుహు. హ్మ్.
ఇవి, అంటే నేను మొదలుపెట్టినప్పుడు నాకు తెలియలేదు. తర్వాత, తర్వాత అన్నీ మన స్వీయ అనుభవంలాగా నేర్చుకున్నాననమాట.
అలానే హ్మ్. హుహు. అట్లనే ఇప్పుడు మీరు నార్మల్‌గా ఆ! అన్నారు కదా ఇప్పుడు ఒకటి చిన్న, అంటే చిన్నగా ఒకటి నార్మల్‌గా ఒకటి మొక్కేసాము. ఒకటి పెరిగి పెద్దగా ఉంటుందని. ఆ టైంలో మీరు వేసిన గార్డెన్‌లో ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న మొక్క అయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి కొంచెం పెద్దగుండొచ్చు. ఆ టైంలో మనము దేనికైనా కొంచెం నీళ్లు వెళ్ ఆహ్, నీళ్లు పోయాలి. అట్లా మీరు నీళ్లు వృధా కాకుండా ఉండడానికి మీరు ఏ పద్ధతిని ఉపగి ఉపయోగించారు?
హ్మ్. హ్మ్. అవును. అంటే మీకు డ్రిప్పింగ్ మెథడ్ ఐడియా ఉందా? డ్రిప్పింగ్ మెథడూ చాలా వరకు ఆ! వ్యవసాయంలో అది చాలా అంటే ఫేమస్ మెథడ్ అనమాట. అంటే ముందుగా నేను చూసాను. ఫస్ట్ అటెంప్ట్ జేసినప్పుడు ఏంటంటే, ఇలా పైపులతో గొట్టడం కొద్దిగ, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒకటి రెండు వాటికైతే ఏం బచ్చుకొ, 40, 50 మొక్కలు మనము ఒక ఎక్కువ మొత్తంలో పెంచినప్పుడు. ఇది చాలా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుందనమాట. ఆ వాటర్ కూడా ప్రతి ఒక్క దానికి పట్టకుండా రావడం అనేది చాలా ఎక్కువ టైం బడుతుంది. అందుకే నేను ఏం జేసానంటే, సన్నని డ్రిప్పింగ్ పైప్ ఉంటది మనకి అమెజాన్‌లో దొరుకుతూ ఉంటాయి గదా! అక్కడ ఆర్డర్ చేసేసి. ఆ డ్రిప్పింగ్ పైప్స్ అది కూడా భలే బాగుంటాయండి. ఒక పైప్ని ఆ సెటప్ కూడా డీవైఐ సెటప్ అంటే మన డూ ఇట్ యుర్సెల్ఫ్ అని. ఆ సెటప్ వచ్చింటే, మనమే చేసుకోవాలి. దాన్ని చేయడం గూడా ఫన్నీ అనమాట. ఒక పెద్ద చిన్న సన్నటి పైప్ ఇస్తాడు. దానికి హోల్స్ పెట్టడానికి ఇంకొక ఇట్ల హోల్ పెట్టేదాన్ని గూడా ఇస్తాడు. హోల్ పెట్టుకున్న తర్వాత ఆ! హోల్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక మన చి ఒక మూర మందం అంటే చేతి మందం. ఇంకొక పైప్ ఉంటుంది. దానికి ఆ! దానికి మళ్ళీ వాటర్ గన్ అనమాట. ఆ! చిన్న ట్యాప్ కూడా చివర్లో చిన్న ట్యాప్. ఆ ట్యాప్ నుంచి డ్రాప్స్ లెవెల్స్‌లో వాటర్స్ పడుతూ ఉంటాయి. వన్ వన్ వన్ ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటాయి.
ఆ! ఉంది, ఉంది. డ్రిప్పింగ్ మెథడ్. ఓకె. అవునవును. హ్మ్. అవును. అవునవును. అవును. అవును. హ్మ్. హుహు. ఓకె. హుహు. ఓకె, ఓకె. హ్మ్. ఆ! అట్లా అంటే ఆ హొల్ పెట్టిన తర్వాత, ఒక చిన్న ట్యాప్ లాంటిది గూడా ఇస్తారు. హ్మ్. హ్మ్, అవునవును. అక్కడ సెట్టింగ్ గూడా ఆ ట్యాప్‌కి సెట్టింగ్ గూడా మనమే చేసుకునేటట్టు వీలుగా ఉంటుంది.
ఆ! మనమే సెట్ జేసుకోవచ్చు. మళ్ళీ అంటే ఆకు మన గ్రో బ్యాగ్స్ కుండి ఎటు తిప్పాలంటే, అటువైపు మనం ఈజీగా తిప్పుకొని, దాన్ని సెట్ జేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాటర్ కూడా ఎక్సెస్‍గా వేస్ట్ అవ్వకపోయేటివి. ఇంతకుముందు ఏంటంటే, వాటర్ కొడుతుంటే వెంటనే కింద క్యారీ గ్రో బ్యాగ్స్ నుంచి కుండీల నుంచి కిందకి కారిపోతు ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ ఆ డ్రిప్పింగ్ మెథడ్ ఎప్పుడైతే స్టార్ట్ జేసామో, దానికి ఎంత కావాలో అంతవరకే మనం ఈజీగా పెట్టొచ్చు. హ్మ్ అది కూడా, మళ్ళీ నీరు గూడా మంచి చిన్నగా మెల్లగా వెళ్ళడం వల్ల మొక్క కూడా చాలా ఈజీగా తీసుకుంటుందనమాట. నేను అది చాలా బాగా నాకు వర్కౌటైంది.
అవునవును. అవును. హుహు. హ్మ్. అవునవును. హుహుహు. అవునవును. హుహు. అట్లనే ఇప్పుడు మీరు నార్మల్‍గా డ్రిప్పింగ్ అంటు అంటున్నారు. సరే ఇప్పుడు డ్రిప్పింగ్ కాకోకుండా నార్మల్‍గా మీరు ఇప్పుడు పైప్‍తో కూడా అంటే కొంతమంది కొడతారు. అలా గార్డెన్‍కు నీళ్లు వేయడము, మీకు ఇట్లా రిలాక్సేషన్‍గా అని అనిపిస్తుందా? లేక ఆహ్, ఇట్లా కొంచెము డ్రిప్పింగే బెస్ట్‌లా అనిపిస్తుందా?
హ్మ్. అవును. ఖచ్చితంగా ఏంటంటే, ఎవరికైనా కాని ఒక హాబీ అనేది ఉండాలి గదా! ఆ హాబీల పరంగానే మార్నింగ్ లేవగానే ఏదో ఒక యాక్టివిటీ చేస్తే, మనం ఆ రోజు చాలా అంటే ఎనర్జిటిక్‌గా ఉంటాము. అంటే ఆహ్, మీరన్నట్టుగా నేను పైన వాటి ఉండే మొక్కలకైతే మాత్రం గ్రిప్ డ్రిప్పింగ్ వాడేవాడ్ని. కానీ కింద మనకి ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి పూల మొక్కలు వాటికి మాత్రం కింద సైడ్‌కుండే వాటికి పూల మొక్కలకి పైప్ తోటి కొట్టేవాడిని అనమాట. ఖచ్చితంగా అది గూడా ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ లాగా ఉండేదనమాట. దాని తర్వాత మార్నింగ్ ఏంటంటే, అక్కడ ఏదైనా ఆకులు ఎక్కువగా పడుతూ ఉంటాయి గదా! ఆకులు పడ్డవి క్లీన్ చేయడము, అది గూడా ఒక మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా చాలా బాగా అనిపిస్తుంది.
అవునవును. అవును. అవునవును. హుహు. ఓకే. హుహు. ఓకే. ఓకే. హుహు. అవునవును. డెఫినిట్‌గా. హ్మ్, హ్మ్. హ్మ్. హుహు. అలానే ఇప్పుడు మీరు నార్మల్‍గా, ఇప్పుడు చెట్లైనా మనం మొక్కలు పెంచినప్పుడు ఒక్కొక్కసారి అవి మొక్కలు ఆ చనిపోవడం, లేకపోతే ఆకులు రాడం, అలా అనిపిస్తుంది. ఆ! ఉంటుంది. అట్లా మీకు ఆకులు రాలిన, అంటే చనిపోయినప్పుడు, కొంచెం మీకు ఆ ఫీల్ అనేది ఒకటి ఉంటుంది కదా! చిరాకులేవడం. ఎందుకు అంత మంచిగా చూసుకున్నా, కొంచము ఇట్ల అయిపోతుంది అన్నట్టు. మీకు అట్లా ఎప్పుడ్ ఎప్పుడైనా జరిగిందా?
హ్మ్. చాలా సార్లు జరిగిందండి. ఎందుకంటే, కొన్ని, కొన్ని మొక్కలు అంటే వాటి వాతావరణం అనేది, కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే కొన్ని, కొన్ని మొక్కలు ఖచ్చితంగా అవి వాటియి ఈ కాలంలోనే వొస్తాయి అనమాట. ఉదాహరణకు ఆకుకూర లాంటివి మంచి సీతాకాలం నవంబర్, ఆ కాలంలోనే వొస్తాయి. మీరు అలా గాకుండా, వాటిని తీసుకెళ్ళి సమ్మర్‌లో ఏ‌సారనుకోండి. సమ్మర్‌లో రావు అవి, చనిపోతాయి అవి. అలాగే మనం ఎంత మంచి ఐడియాస్ అన్ని, ఎన్ని తీసుకున్నా గానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ, పెరగవనమాట. ఎందుకంటే సీజనల్ గూడా చాలా ఇంపార్టెంటు. ఇంకొకటి ఏమవుతుందంటే, ఇవి కొన్ని మొక్కలు అనేవి, చాలా విశాలమైన ప్రాంతంలోనే ఎక్కువగా వస్తుంటాయి అనమాట. ఉదాహరణకి, పండ్ల మొక్కలు తీసి వాటర్ మిలన్ ఉంటుంది. వాటర్ మిలన్ మనం ఎంత ట్రై చేసినా గానీ, ఈ పైన టెర్రస్ గానివ్వండి, తక్కువ స్థలంలో పె పెరగడం కష్టం అవి. ఎందుకు ఆ మొక్క అనేది పాకుతూ ఉంటుంది. ఆ!
హుహు. హుహు. హ్మ్. ఓకే. అవునవును. డిఫినిట్‌గా. అంటే, హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. అది తక్కువ స్థలంలో పెరగడం కష్టము. దానికి ఎట్లాంటె విశాలంగా ఉండాలి.
విశాలంగా ఉండాలి. పాకుడు గుణం ఎక్కువగా ఉంటుందనమాట. ఈ తీగ జాతికి చెందిన, ఈ మొక్కలు పెరగాలంటే మాత్రం, ఖచ్చితంగా విశాలమైన స్థలము, అలాగే కింద వాటి వేర్లు బలంగా పెరగడానికి మంచి స్పేస్ అనేది కావాలి. నాకు తెలిసినంత వరకు, టెర్రస్ మీద అయితే మాత్రం, ఈ తీగ జాతి మొక్కలు, చాలా కష్టం, మనం పెంచడము. మనం ఒకవేళ పెరిగినా గానీ, ఒక ఒక్క వరకు కొంతవరకే, గ్రోయింగ్ అనేది ఒచ్చేసి తర్వాత, మొక్కలు చనిపోవడం జరుగుతూంటది.
హ్మ్. అవునవును. హ్మ్. అవును. హ్మ్. హుహుహు. హ్మ్. హ్మ్. హుహు. అలానే ఇప్పుడు అంటే మీరు నార్మల్‌గా మొక్కకి నీళ్లు పోస్తా ఉంటారు. అంటే ఎక్కువగా అంటే ఆహ్, అంటే అనిపి మనకి కనిపిస్తుంది. ఎట్లంటే నాకు ఈ నీళ్లు కావాలి అన్నట్టు ఏ మొక్కని మీరు ఇట్లా ఫస్ట్ గుర్తిస్తారు?
అలా హ్మ్. ఇద్ అంటే అక్కడ ఏమవుతుందంటే మొక్క నీరుతో గాకుండానే గా ఆక్సిజన్ గూడా తీసుకుంటుంది అది. సొ, ఎక్కువగా అది గూడా మనలాగానే ఆహ్, గాలిని తీసుకుంటుంది కాబట్టి, ముందుగా నీడ గానీ, నీడ స్థలంలో ఉన్నటువంటి మొక్క గానీ అంటే ఎండ ఎక్కువగా తగులుతలేదు. ఆహ్, దాన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది. అంటే దీనికి ఎండ తగలట్లేదు అలాగే నీరు తక్కువగా వస్తుంది. అందుకే దీనికి ఖచ్చితంగా నీరు ఎక్కువ కొట్టాలని దాన్ని ముందుగా ప్రిఫరెన్స్ తీసుకొని అటువైపు నుంచి మొదలుపెట్టుకుంటూ వస్తూ ఉంటావనమాట. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఆహ్, ఈ నీడ తగిలే ప్రదేశాలనించి వాటిని చేంజ్ జేయడానికి నేను ఎక్కువగా మ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. లేదంటే ఖచ్చితంగా నీరు ఆహ్, సూర్యరశ్మి ఇవన్నీ గూడా ఖచ్చితంగా సమపాలలో తగిలితేనే ఆ మొక్కలు మంచిగా బతుకుతాయనమాట.
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హుహు. ఓకె. హుహు. అంటే హ్మ్. హ్మ్. ఓకె, ఓకె. అవునవును. అలానే ఇప్పుడు మీరు ఆ టైంలో నీరు వేస్తూ, మీరు అంటే మ్యూజిక్ వినడం లేదా ఆహ్, మ్యూజిక్ వినడము లేదా సైలెన్స్‌గా ఉండడం చేస్తారా?
మళ్ళీ హ్మ్. లేదు, లేదు. ఎందుకంటే, ఖచ్చితంగా గూడా మనం ఆ వాటర్ సౌండ్ అనేది నాకు చాలా ఇష్టం. డ్రిప్పింగ్ అయినా గానివ్వండి, మనం పట్టేటప్పుడు గానివ్వండి ఆహ్, వచ్చే న్యాచురల్ సౌండే వినాలంటే చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఉ ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా ఎండ గాసి, ఆ మట్టి అనేది గట్టిగా అవుతుంది. అప్పుడు మనం ఆ నీళ్లు స్ప్రే జేసినప్పుడు వచ్చే స్మెల్ గూడా, మట్టి వాసన గూడా చాలా బాగుంటుందనమాట. అలాంటి వాటిని నేచర్ ఎంజాయ్ జేసే టైమ్లో నాకు మ్యూజిక్ ఎక్కువ శాతం వినను నేను. నేచురల్ వేలోనే వాటిని ఎంజాయ్ జేయడానికి ఇష్టపడతాననమాట.
ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. అవును. హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. ఓకె, ఓకె. హుహు. అంటే ఇప్పుడు, నే అంటే నేచురల్‌గా ఉండడము, నేచురల్ వేలో ఎంజాయ్ జేయడం మీకు చాలా ఇష్టం.
హ్మ్. చాలా వరకు గూడా. అందుకే అంటే, ఒ ఒక్కోసారి ప్రయత్నం ఫెయిల్ అవ్వొచ్చు. కానీ కా ప్రయత్నం జేయడం మాత్రం ఆపలేదనమాట.
ఓకె, ఓకె. ఓకె. అంటే మీరు చిన్న గార్డెన్స్‌కు నీళ్లు వేయడం గురించి చెప్పిన విధానం చాలా బాగా ఉంది. మళ్ళీ మీతో కలిసి మాట్లాడాలని అనిపిస్తుంది. ఆహ్, మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.
హ్మ్.